అబ్బా! అంతలా నీరస పెట్టేస్తుందనమాట, ఆ జరం.
ఆ! అంతలా అంటే అంతలా, నీరసపెట్టేస్తుంది. అంటే, మనకి తి అంటే తినబుద్ధి కాదు. ఫస్ట్ తినాలనిపిచదు. తినడానికి బ్రష్ చేయడం కూడా
ముందర తినాలనిపించినా, చేసుకొని తినే ఓపికుండదు. లేదంటే మెస్ వరకు వెళ్ళి తెచ్చుకోవాలి. కాలేజ్ మెస్ వరకు.
తినే ఓపికుండదు. బ్రష్ చేయాలనే బ్రష్ చేసే ఓపిక కూడా ఉండదు. అప్పుడండి! సహజంగా నా స్నేహితుడు రవి అని. అహా! ఆయన ఏమి ఆయన ఎట్లంటే, మేమందరం మేం కలిసే ఉంటాం. మేమిద్దరమే ఉంటాము, మా రూమ్‌లో వచ్చేసి.
అంటే, ఒక రూమ్‌లో ఇద్దరూ కలిసి ఉంటున్నారయితే. షేరింగ్ లాగ.
ఆ! హ్మ్. అవును. మేము షేరింగ్‌ లాగా మేమిద్దరం ఉంటాం. సో, నార్మల్‌గా నాకైతే అంటే ఇప్పుడు నాకు లాస్ట్‌ ఇయరు ఈ టైంలో ఒచ్చినప్పుడు, ఎట్లంటే ఫేవరెట్ అంటే ఫేవరేటయిపోయిందండి. ఎట్లంటే, నాకు ఫస్టు జరమొచ్చింది. జరమొచ్చినా ఇప్పుడు నార్మల్‌గా జరమొచ్చినప్పుడు ఎవరైనా, ఆ ఫస్ట్ రోజు అంతగా ఎవరు పట్టించుకోరు కదా! ఆ! సరే. నార్మల్ జరమె కదా! టాబ్లెట్సేసుకున్నాము అని
అవునవును. తగ్గిపోతుందిలే అనుకుంటారు ముందర, ఓ చిన్న పేరాసిటమాలో ఏదోకటేసుకొని.
ఆ! టాబ్లెట్సేసుకున్నాం లే అన్న అవును. టాబ్లెట్స్ ఏసుకుందాంలే అన్నట్టు, ఇలా తగ్గిపోతుందిలే అన్నట్టుంటారు. నెక్స్ట్, నెక్స్ట్‌ డే గూడా, అదిట్లనే అంటే దానికన్నా ఎక్కువయిపోతుంది. అయితే, ఆరోజు ఆయనేం జేసిండంటే, మా దగ్గర బండి అన్నట్టు ఇవేముండవు. మేము నడుచుకుంటూ స్టడీ హాల్‌కెళిపోతం. నడుచుకుంటూ స్ట హస్టల్‌కొచ్చేసాం ఇద్దరం కలిసి. తినేసం. మంచిగుంటు ఉంటాం. సో, ఆరోజు మాకు కనీసం హాస్పిటల్‌కి పోవడానికి కూడా అంటే ఉంటాయి. క్లినిక్స్ పక్కపక్కన ఉంటాయి గానీ, అవి క్లీనిక్స్‌లో చూబెట్టడం కన్నా, ఈ టైంలో మాకు గా మంచి ఆహ్, అంటే ఏమంటారు, మంచి డాక్టర్ దగ్గర చూబెట్టుకోడం, అండ్ తెలిసిన డాక్టర్ దగ్గర ఇప్పుడు ఈ సిటీస్ కాబట్టి తెలిసిన డాక్టర్ దగ్గర చూబెట్టడం వల్ల, మనకి మన ఎట్లా అంటే ఖర్చు తగ్గిపోతుంది
మంచి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్దాం అనుకున్నారా మీ స్నేహితుడు? మంచి వైద్యం అనేది జరుగుతుంది.

అంటే, మీరు చదువు కోసం ఫీజులు కట్టడం కోసం, దాని కోసమని పంపిచ్చమనంటే, నాన్నగారి వాళ్ళు పంపిస్తూ ఉంటారు.
అవునవును. పంపిస్తుంటారు. వాళ్ళు నన్ను బ్యాకప్‌గా ఆహ్, మంచిగా చూసుకొని, ఆహ్, నాకు ఎట్లంటే, వాళ్ళెంతో సహాయం చేస్తూ ఉంటారు. వాళ్ళు నాకు ఏ ప్రతి విషయంలో గూడా, ఆహ్, నాకు, నా ఎనకాలుంటారనమాట. నేను నాకు ఏం జరిగినా, ఏం జరగబోతున్నా వాళ్ళు నా ఆహ్, నా ఎనకాలుండడం వల్ల, నాకు వాళ్ళు ఎట్లంటే, వాళ్ళు రీకవరీ చేస్తున్నట్టు నాకనిపిస్తుంది.
నిజంగా మంచి మోరల్ సపోర్ట్ లాగా ఉంటుందన్నమాట, అమ్మగారు, నాన్నగారు మీకు.
అవునవును. అవునవును. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మీరు చెప్పినట్టు, ఇప్పుడు స్నేహితులు స్నేహితులుంటారు కదా మనకి!
అవునవును.
వాళ్ళు గూడా నాకెంత సపోర్టివ్‌గున్నారండి. ఎలా అంటే, ఇప్పుడు నేను
అవునండి. స్నేహితులు పక్కనుండి అలా నిల్చోవడం సమస్యసొచ్చినప్పుడు అన్నది, చాలా మంచి విషయం అది. ప్రతీవ ప్రతి మనిషికి మంచి స్నేహితుడుండడం అత్యంత అవసరవండి.
అవునండి. అది ఎలా అంటే, నార్మల్‌గా ఇప్పుడు మేము అంటే, ఇప్పుడు నేను మా తల్లిదండ్రులకి దూరంగా ఉన్నానంటే, మా స్నేహితులు కూడా అంతే ఉన్నట్టే కదా! సో, మేము ఎందరం కలిసున్నప్పుడు, మాకు ఏదైనా ఆపద, ఆపద అంటే, ఆహ్, ఇప్పుడు ఆహ్, ఒకళ్ళు ఇప్పుడు ఒకళ్ళకి ఒక దగ్గర ఫస్ట్ ఒకళ్ళకి సపోజ్‌గా చెప్తున్నాను. ఒకళ్ళకి ఆహ్, ఒక మంత్ ఫీజు కొంచెము ఒద్ ఆహ్, లేట్‌గా రావచ్చు. వస్తది. పేటెంట్స్ సంబంధించి వస్తది. కానీ, లేట్‌గ వస్తది కొంచెమైనా. ఒక 2-3 డేస్. ఆ టైంలో ఆదుకోవడం. హ్మ్.
అంతే కదండీ! అవును. అటు, ఇటు అవ్వచ్చు కదా! అక్కడ వాళ్ళూ వి సద్దుబాటు చేసుకుని పంపించాలి కదా!
అవునవును. సో, ఆ టైంలో ఆదుకోవడము. నెక్స్ట్ నాకు నచ్చే విషయమేంటంటే, స్నేహితుల దగ్గర నుంచి, మనకి వాళ్ళు ఏమిస్తరు, మనం వాళ్ళకేమిస్తాం అంటే ఫస్టు మనకి అనారోగ్యంతో ఉన్నప్పుడు, వాళ్ళెలా చూసుకుంటారంటే సొంత
అదే అడగబోతున్నా. ఎప్పుడైనా జరాలు చిన్న, చిన్న వైరల్ ఫీవర్సు ఇలాంటివి సహజం కదండీ ఎవరికైనా! అలాంటి వొచ్చినప్పుడు, దగ్గరుండి చూసుకుంటారా మిమ్మల్ని?
అవును. అదే! ఇలాంటి తాడు ఆ! ఇలాంటి సహజం ఇలాంటి సహజం కదా! రావడము. ఆ టైంలో ఇప్పుడు మనము మన త తల్లిదండ్రులకి దూరంగా ఉన్నాం. నెక్స్ట్ మనల్ని మనమే చూసుకోవాలి, ఎవ్వరు లేకపోతే.
అంతే! తల్లితండ్రులుంటే వాళ్ళే చూసుకుంటారు. లేదంటే మనం ఆరోగ్యంగా ఉంటే, మీరన్నట్లు మనవే చూసుకుంటాం. ఇంకెవరూ చూడక్కరలేదు. ఈ 2 కుదరనప్పుడు చూసేవాడే నిజవైన స్నేహితుడు.
ఆ! ఆ! ఇప్పుడు. ఆ! సో, ఇప్పుడు మనమింటికాడుంటే, పక్కా మనకి తల్లిదండ్రులుంటారు. వాళ్ళక్ మ అంటే మనకి నెక్స్ట్ మినిట్ ఏం జరిగినా వాళ్ళు చూసుకోడానికి వాళ్ళుంటారు. సో, వాళ్ళు వాళ్ళు లేని సమయంలో మనల్ని మనమే కాపా ఒ కాపాడుకోవాలి సహజంగా. అంటే, నార్మల్‌గా. కానీ, ఇక్కడ స్నేహితులనేది గొప్పవిషయమండి మనందరికీ. అంటే, నా‌కు గూడా పర్సనల్‌గా అంటే పర్సనల్‌గా, ఒక విషయంలో చాలా గొప్ప అది నేను ఇప్పుడు
అవునండి. చాలా బా చెప్పారు. ఏ విషయంలో అయింది, అంతలా అనిపించింది మీకు?
ఒకసారి ఎట్లంటే, నాకు ఫీవరండి. నాకు జ్వరమంటే నాకు ఆహ్, ఆహ్, లిటరల్‌గా జెప్పాలంటే, నాకు సంవత్సరానికొకసారి జరమొస్తుంది. పక్కా సంవత్సరానికొక్కసారొస్తుంది. అదేలా అంటే, ఆహ్, బీభత్
అంటే, శీతాకాలం టైంలో అలాగాండి?
ఆ! ఈగో. ఇప్పుడు ఈ టైంలోనే వస్తుంది. సో అంటే నాకు పోయినసారి వచ్చిన దాని గురించి జెప్తున్నాను. సో, ఈటె అంటే ఈ మూమెంట్‌లో వొస్తుంది. సో, ఆ టైంలో ఎలా అంటే, నాకూ పక్కా అండి. పక్కా అంటే పక్కా. 5 డేస్ వొస్తుంది. పక్కా జరం. అంటే మినిమమ్ 5 డేస్. దాన్ని‌ద్ దాని తరవాత, దాటి ఉండొచ్చు. తగ్గ దాంట్లో, ఆ 5 డేస్‌ లోనే తగ్గిపోవచ్చు. బట్, అది ఎలా వస్తుందంటే, కనీసం మనం నడవలేం కూడా అండి.

అవునండి. అంటే ఎలాంటి విషయంలో అండి? ఎప్పుడైనా మీరు చిన్నప్పుడు గానీ, స్కూల్‌లో చదివేటప్పుడు గానీ, కాలేజ్‌లో చదివేటప్పుడు గానీ, ఏదైనా విషయంగా ఇబ్బంది పడిన సందర్భం ఏమైనా ఉందా?
ఎలా అంటే అది ఫిజికల్‌గా అయినా ఆ! ఉందండి తప్పకుండా. ఎలా అంటే ఇప్పుడు, అది రికవరీ అనేది చాలా వ్యక్తిగత ప్రయాణం. అంటే అది ఫిజికల్‌గాయినా, అది మెంటల్‌గాయినా, ఎమోషనల్‌గాయినా, అది మన ఆహ్, మనతో పాటే ఉంటుంది. సో, నా స నా నిజ జీవితంలో నాకు ఎట్లంటే ఇప్పుడు, నా ఇప్పుడు నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడు మాత్రం ప్రతి ఒక్కటి ఎట్లంటే నాకు ఇది కావాలి. నాకు ఇది క్ కావాలి. నెక్స్ట్ మీరిది చేయాలన్నప్పుడు మా ఫస్ట్ మా పేరెంట్స్
అన్నీ అమ్మ దగ్గరుండి చూసుకుంటారా?
అవును. ఫస్ట్ మా పేరెంట్స్ అండి. మా పేరెంట్స్ ఎలా అంటే, నాకు కావాలన్నప్పుడు ఒకసారి దాని గురించి వాళ్ళు కూడా ఆలోచిస్తారన్నమాట. ఓకే. ఇది మనము వీ ఈ ఈయనకి ఇప్పిస్తే, ఇది నెక్స్ట్‌కేమైనా ఫ్యూచర్‌లో ఏమైనా వీనికి ఆహ్, యూజ్ వస్తుందా? లేదా? అని ఫస్ట్ యూ ఆహ్, వాళ్ళాలోచిస్తారు. ఆలోచించిన తరువాత వాళ్ వాళ్ళు వాళ్లుమరి డిస్కషన్ చేసుకుంటారో లేదో నాకు తెలియదు. బట్ తప్పనిసరిగా మ్
అంటే మీరు అడిగినప్పుడా, ఏదైనా మీరు సాయం అడిగారనుకోండి, నాకు ఇది కావాలి ఏదైనా పుస్తకం కావాలి అలాంటివా? నేను ఇది చదువుకోవాలనుకుంటున్నాను మీరేమంటారు అంటే వాళ్ళొక్కసారి వాళ్ళిద్దరూ ఆలోచించుకుంటారా? అమ్మా-నాన్న ఇద్దరూను?
అదే! ఆ! అదే! నేనడిగినప్పుడు ఆ! అవునవును. వాళ్ళు ఒకసారి ఆలోచించుకొని నేనేమైనా అడిగినప్పుడు నేను సహజంగా వాళ్ళని ఎక్కువ చదువు విషయంలో అడుగుతానండి. ఎలా అంటే నాకు అంటే ఇప్పుడు నేను ఆ జాబ్స్‌కి ప్రిపేర్ అయితున్నా. సో, ఈ జాబ్స్‌కి ప్రిపేర్ అయ్యే ముందు నేను అంటే పార్టిక్యులర్‌గా నాకు ఈ జాబ్ అని నేను ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటాను కదా! దానికి కావాల్సిన పుస్తకాలుంటాయి.
అవునవును. ముందర మీకొక అవగాహన ఉంటుంది కదా! ఇలాంటి జాబ్స్‌కి అప్లై చెయ్యాలి? అలాగని. లేదంటే అమ్మ, నాన్నగారు వాళ్ళు స ఏదైనా సలహాలు ఇస్తారా? ఇది చేస్తే బాగుంటుందమ్మా ఇలా చదువుకుంటే బాగుంటుంది.
అవునవును. అంటే ఫస్టు, ఫస్ట్ వాళ్ళు నన్నడుగుతారన్నమాట. ఎలా అంటే, ఆహ్, నువ్వు ఏం అసలు నువ్వేమి కావాలనుకుంటున్నావు. నీకు దేని మీద ఇంట్రెస్ట్ ఉంది. అంటే నేను వాళ్ళకి ఫలానా ఫలానా అని చెప్పేసాను. చెప్పిన తరువాత ఇప్పుడు నాకు, నాకు బుక్స్ కని ఆహ్, నెక్స్ట్ నాకు రూమ్ రెంటు అది ఆహ్, పుస్త అది నార్మల్‌గా డ్రెసెస్‌కి ఇప్పుడు
అంటే రూమ్‌ రెంటంటే మీరు విడిగా ఎక్కడైనా ఉండి చదువుకుంటున్నారా? ఏదైనా కోచింగ్ సెంటర్‌లో అలాగా?
అవునవును. ఇప్పుడు నేను విడిగా ఉండి చదువుకుంటున్నాను. కొంచెం నాకు అంటే ట్రైనింగ్ సెంటర్ దగ్గర సో, నాకెలా అంటే నాకు వాళ్ళు మంచి సహాయంగా ఉంటారు. నేను ఎప్పుడంటే నాకు ఇప్పుడు నేను జాబ్ లెస్ కదా! సో, వాళ్ళు ఈ టైమ్‌లో ఏం చేస్తారంటే ఆహ్, ఇంత వయసచ్చినా గూడా ఈయనకి మనమే డబ్బులు పంపిస్తున్నాం అనే ఆలోచన ఉండకుండా
ఓహో!

అవునవును. సో, ఈయన జాబ్ కొట్టాలంటే, ఇప్పుడు జాబ్ కొట్టాలన్నప్పుడు. మనం టైమ్ వేస్ట్ చేయొద్దని మనకందరికి తెలుసు. కానీ ఆయన 2 డేస్ అంటే ఆ 2 డేస్ మరి నాతోనే ఉన్నాడు. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే
అమ్మో! 2 డేస్ చదువుకోకుండా కోచింగ్ క్లాసెస్‌కేళ్ళకుండా మీతోనే ఉన్నారనమాట.
ఆ! అండ్ ఇంకో‌టెంటంటే, నిజం చెప్పాలంటే, నాకు ఇంటికి ఫోన్ చేసి మాట్లాడేంత ఓపిక కూడా లేదు. సో, ఈ టైమ్‌లో నువ్వేమి ఇంటికి ఫోన్ చేస్తావు. నెక్స్ట్ బిల్లు కట్టాలండి. మేము డిశ్చార్జ్ అప్పుడు. డిశ్చార్జ్ అప్పుడు బిల్లు కట్టాలి. అప్పుడు ఒక 5000 ఏమో అయినాయి. అప్పుడు ఇంకా ఇంటికి ఏం ఫోన్ చేస్తావని నా దగ్గరున్నాయి. కొంచెం తగ్గినప్పుడు ఇచ్చేసేయ్ అన్నట్టు. అక్కడయితే నేను అసలు ఎట్లంటే మస్తు ఫస్టు
మీ స్నేహితుడే బిల్ కట్టేసారా?
అర్థం కాలేదండి.
మీ స్నేహితుడే ఆ బిల్ కట్టేసారా?
ఆ! మా స్నేహితుడు అతని దగ్గరున్నవి బిల్లు కట్టేసి ఆ టైమ్‌లో నే నాకైతే ఫుల్ హ్యాపీనెస్ అనిపిచిందండి. ఓకే. అంటే మన ఇంట్లో ఉన్నప్పుడు మన పేరెంట్స్ ఎట్లా చూసుకుంటారో, ఇక్కడ మన స్నేహితులు కూడా ఉన్నారు మనకి అంటే మనం ఏం
అది. అంటే ఒక కుటుంబ సభ్యుడిలా చూసుకున్నారది. అంత గొప్ప విషయమది.
ఆ! ఇట్లా ఇట్లా మనకి సపోర్టివ్‌గా, ఇట్లా మనకి అంటే కేర్ తీసుకునే పర్సన్స్ కూడా మన స్నేహితుల్లో కూడా దొరుకుతారని, అసలు ఆ అవ్ అతను నిన్ను నా లైఫ్‌లో అంటే లైఫ్‌లో ఎప్పటికీ మర్చిపోనండి.
అంతే కదండీ! అలాంటి ప్రాణ స్నేహితులంతా మనమంటే, అంత ప్రాణం పెట్టే వాళ్ళని అస్సలు మర్చిపోకూడదు. వాళ్ళతో ఎప్పుడు లైఫ్‌లాంగ్ స్నేహం కంటిన్యూ చేయడమన్నది ఇద్దరికీ బావుంటుంది. చక్కగా ఒకళ్ళంటే ఒకళ్ళకి అభిమానం, ఆప్యాయతలున్నప్పుడు కంటిన్యూ చేస్తే ఆ స్నేహం ఇంకా బలపడుతుందండి.
అవునవును. అ అవును. అవునవును. అంటే నాకు ఎలా అంటే హ్మ్. ఎలా అంటే నాకు నాకొచ్చిన ప్రతి అంటే ప్రతి స్టెప్‌లో ఆయన స్టెప్పేసి కొంచెం నన్ను ఆహ్, ఎట్లంటే స్ట్రెంగ్త్‌గా చేయడానికి ప్రతి చోట నన్ను అంటే ఆ మోటివేట్ చేసాడండి. ఓకే. నీకేం కాదు. ఓకే. ఇది అవుతా ఉంటది. నార్మల్‌గా ఎవ్వరికైనా అవుతా ఉంటది. సో, నువ్వు ఈ ఫ్రూట్స్ తినడం వల్ల. సో, ఈ ఇంజెక్షన్సు‌ను స్ ఈ టాబ్లెట్సు వేసుకోవడం వల్ల నీకు అన్ని అన్ని తగ్గిపోతాయి. ప్రశాంతంగా ఉండు కూల్‌గుండు. చదువేముంది నెక్స్ట్ అయినా చదువుకోవచ్చన్నట్టు. ఫుల్ ఫుల్ మోటివేట్ చేసి నా వెనకాల నిల్చున్నారండి.